అదే కదా! ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ కానీ, స్నేహితులకి కానివ్వండి, లేదు అంటే కుటుంబం కానివ్వండి. ఇట్లా గ్రూప్స్ అవన్నీ ఉన్నాయండి ఇన్ ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో.
తల్ హ్మ్. హ్మ్. అవును. బొచ్చడు. అవును. ఉంటాయి. చాలా ఉంటాయి. అసలు ఇది కూడా ఎంత తమాషాగా ఉంటుందో. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక 10త్ క్లాసు బ్యాచ్ వాళ్ళు అందరం ఒక స్కూల్లో చదివిన వాళ్ళందరం. ఒక ఇప్పుడు ఆహ్, చదివినప్పుడు వీళ్ళు ఇదేంటి, గ్రూపే ఒకటి పెట్టుకుంటాం కదా! ఆ గ్రూప్‌లో చాలామంది ఉంటాం. అందరం ఉంటాం. ఆ సెక్షన్, ఈ సెక్షన్ అని కాకుండా అందరిని యాడ్ జేసేస్తారు.
ఆ! హ్మ్. అవును. హ్మ్. అవునండి. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్.
అయితే యహ్! వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం మనం మాట్లాడలేదనుకోండి, లేతే ఎవరైనా మాట్లాడకపోతే, రిప్లై ఇవ్వకపోతే వాళ్ళని ఇంకొకళ్ళు అంటూ ఉంటారన్నమాట. ఎంత పొగరు ఇన్నాళ్ళ తర్వాత కలిస్తే అది ఇది అని. <chuckles> తర్వాత దాని నుంచి దాని నుంచి సెపరేట్ అయిపోయి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరికైనా నచ్చలేదనుకోండి, దాని నుంచి సెపరేట్ అయిపోయి, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళా ఇంకొక గ్రూపు.
ఆ! హ్మ్. ఇవ్వకపోతే. హుహు. <laughs> అదే కదా! అవును. కానీ హ్మ్. ఆహా!